అవును. అదే.
అంత మంచి మాటలు కూడాను వాళ్ళు వినరు. ఆహ్, అంటే వింటారు. వాళ్ళ టైం వేస్టు, వీళ్ళ టైం వేస్టు అన్నట్టు. హ్మ్.
ఎక్కువ చూడడం వల్ల ఓ అరగంట పైగా అక్కడ టైం కూడా వేస్ట్ కదా! అది అలా ఎక్కువ చూసి కూడా ఇంకా దాని మీద అలాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది. ఆ! <chuckles> ఇప్పుడే
ఆ! అవును. వేస్టు. అవును. ఆ! పొద్దున్నే వచ్చి ఫుల్లు సౌండ్ పెడతాడు. ఆ సౌండ్ వల్ల అందరికి డిస్టర్బెన్స్. నా 5 గంటలకి మనం వాకింగ్ చేస్తా ఉంటే ఈయన, ఈయన గోలొకటి. ఏమయ్యా అంటే ఆహ్, దేవుడి పేరు చెప్తాడు. దేవుడు ఎవరికీ దే ఏమి ఇది చేయమనలేదు కదా! ఎవరిని హ్మ్. అంటే ఎవరికీ హాని చేయమనలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టమని దేవుడు చెప్పలేదు కానీ ఈయన దేవుడి పేరు చెప్పాడు.
ఆ! ఆ! ఆ! <chuckles> ఆ! <giggles> ఆ! అవును. అది కరా ఆ! దేవుడి పేరు చెప్పి. ఆ! ఆచరించకుండా ఎందుకింకా <chuckles> అంతే కదా! ఆ!
కానీ ఆచరించట్ల. ఆ! ఆ! అది మరి ఆహ్, పెద్దవాళ్ళు అంత పెద్దవాళ్ళు చెప్పారన్నప్పుడు మనం ఆచరించకపోతే దాంట్లో ఉపయోగం ఏముంటుందంటే అది.
అవును. అది ఉపయోగం ఏమిటుంది? లేదా కొంచెం అది అందులో ఏంటంటే ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలాంటివి చెప్తారు. మరి <chuckles> అలా పెద్ద పెద్ద సౌండ్లయి పెడితే మరి ఇబ్బందే కదా! ఆ!
ఆ! అవునండి. ఆ! ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి ప పరిస్థితి ఆహ్, ఈ సో, ఇవన్నిటిని నేనైతే నేను వాకింగ్‌కెళ్ళేటప్పుడు ఈ మొబైల్ ఫోను పెట్టుకు వెళ్ళను. నాకొద్దువే
ఆ! అది. ఆ! ఆ! అవును. ఇప్పుడదే కాకుండా ఆహా! వాకింగ్‌కెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఇంట్లో వదిలేస్తారది.

ఆ! వదిలేస్తానండి మొబైల్ ఫోను పట్టికెళ్ళడం. ఆ!
ఆ! అది కూడా చాలా మంచి పద్ధతి నిజంగాను. ఎందుకంటే లేతెమరి దాని మీదే ధ్యాస వెళ్ళిపోతుంది. మీరు అన్నది కరెక్టు. ఆ! అది.
అవును. వెళ్ళిపోతుంది. ఆహ్, హ్మ్. ఆ వ టైమ్, టైమ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్క్‌లో గడియారం ఉంటుంది. అది చూసుకొని. మనం ఆ 7 అయిపోయింది. ఇంటికెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవచ్చు. మహా అయితే, ఓ
ఆ! అంతే కదా! ఒక గంట ఒక మహా అవుతే, ఒ 40 నిమిషాలు అలాగా నడకకి వి వినియోగిస్తారట ఆ సమయాన్ని, కేటాయిస్తారు. ఆ!
ఆ! అవును. అవునండి. అంతే. ఆ! అంటే ఒ ఒకవేళ లేటయిందనుకోండి, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు లేటవుతుంది. పావుగంట లేటవుతుంది. 7 గంటలకి ఇంటికెళ్ళాల్సిన వాళ్ళం, ఏడుం పావుకెళ్తాం. అదే ఈ మొబైల్ ఫోన్ చూస్తే, ఈ మనం చేసినదంతా నా దండగా అయిపోతుందనమాట. పొద్దున్నుంచి చేసిదన్
అవును. ఆ! అది. అంటే ఆ మానసంతా దాని మీదకెళ్ళిపోతుంది మొత్తం అంతా అంటారు. ఆ! ఆ! అది.
దాని మీదకే దాని మీదకే యెళ్ళిపోతుంది. ఇకా ఆన్లైన్‌లో వాడేదో రీల్ పెట్టాడు. ఎలా నడవాలో వాడు చెప్తాడు మనకి. ఎమీ చేయాలో చెప్తాడు. ఆ! ఆయన అందులోనే
<giggles> అది గూడాను. ఆ! అది ఒక్కళ్ళు చెప్తే కాదు. ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తూ ఉంటారా? <giggles>
ఆ! ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. వాళ్ళూ, వాళ్ళు బట్టి మరి
<chuckles> ఆ! ఏది పాటించాలో మనకి అక్కడ ఒక పెద్ద ఇది ఉంటుంది. సందిగ్ధం ఏర్పడుతుంది. ఆ! హ్మ్.
ఆ! వ సందిగ్ధం మనకీ <chuckles> ఆ! మనకు తెలీదు. ఇది చెయ్యాలా అది చేయాలా? ఈయన గొప్పోడే ఆయన గొప్పోడే. ఆ! మనమే మనం ఎవరి మాట వినాలి? తేల్చుకోలేనటువంటి సందిగ్ధం. సో
ఆ! <chuckles> సందిగ్ధాలు కూడా ఉంటాయి. అది. ఆ!
ఆ! మనం ఏదో ఒకటి చేయటం. అది ఒకటి ఒక్కోసారి ఆహ్, మ బాగోవచ్చు. ఒక్కోసారి గెలుస్తాది కూడా.
అది. మనకే కీడు <chuckles> మనకే హానికరంగా ఉంటుంది. మారుతుంది అది. ఆ!
ఆ! ఒక్కోసారి వికటించొచ్చు. మనం చేసిన పని. అంటే ఎలా అంటే ఒక మా ఆఫీస్‌లో ఒక పని చేసే ఒక ఆవిడకి ఏం చెప్పారంటే, ఇలా కాలు పైకెట్టి ఎదో ఎక్సర్‌సైజ్ చేయమని ఎవరో ఆన్లైన్‌లో చెప్పారట.
అవును. అవును. ఆ! ఆన్లైన్‌లొ చూసి ఆ!
ఆవిడేమో ఆ, ఆ ఎక్సర్‌సైజ్ చేశారు. చేసిన తర్వాత ఒక 1 మంత్ ఆవిడ లీవ్ పెట్టిశారు. ఎందువల్లంటే ఆహ్, <giggles> "కాలు ప్రాబ్లమండి, నేను నడవలేకపోతున్నాను." అదేంటంటే నిన్నటి వరకు బానే ఉన్నారు కదా! ఎందుకు నడవలేకపోతున్నారంటే, వాళ్ళెవరో చెప్పారండి ఆన్లైన్‌లో ఎక్సర్‌సైజ్ చేయమని. నేను అది చేసిన తర్వాత <chuckles>
ఆ! ఆ! కాలు వీరిగి ఆ! ఆ! <chuckles> అదే. ఆ ఎక్సర్సైజు ప్రయాసపడి చేసింది ఆవిడ కాలదో ప ఇదయిపోయింది.
అది. "ఈ వ్యాయామంతో నా కాలు పనిచేయట్లేదిప్పుడు," అని ఒక వారం నెల సెలవు అనవసరంగా నెల రోజులు సెలవు
ఆ! ఆ! నెల రోజులు అక్కడ <chuckles> ఇదయిపోయింది కదా! ఆ! అంటే ఇలాంటి సంఘటనలన్నీ <giggles> అది. ఆ! వాళ్ళని చూసి మ మీరు కూడా నేర్చుకున్నారు జాగ్రత్త పడిపోయారనమాట అది. అవును. <chuckles>
ఆ! శారీరకంగా ఇబ్బంది ఆ! ఇలాంటివన్నీ అంటే అవునవును. జాగ్రత్త పడిపోయానండి. ఈ ఆన్లైన్ దాన్ని జాగ్రత్తగానే చూసుకోవాలి. ఎంతవరకు వాడాలో అంతే అంతవరకు వాడితే పర్వాలేదు. ఆ! అంతా చెడిపోయింది.
అంతే వాడాలని నిశ్చయించుకున్నారు అది. ఆ! తర్వాత కొన్ని ఉపయోగాలు లైక్ ఇప్పుడు మీకు ఆహ్, వృత్తిపరంగా ఏవైనా వాటికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్లు అవి ఉంటూ ఉంటాయా? ఈ ఆన్లైన్‌లోకి అద్ దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. అది.
ఆ! ఉంటాయండి. ఆ! వృత్తి పరంగా అయితే ఆ! దాన్ని వినియోగించుకుని తీరాలండి. ఎందువల్లంటే మనకి టైమ్‌కి మనకి ఒక ఉత్తర ప్రతిచిత్రాలు జరగడానికి గాని ఇమెయిల్ ద్వారా ఇమెయిల్ చాలా ఆధారపడి ఆధారపడిపోయాం మనం. ప్రతీ సెకండ్‌కి కూడాని ఆహ్, ఇమెయిల్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, "నువ్వు నాకు మెయిల్ పెట్టు. నీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను."
ఆ! అది. అవును. ఆహాహా! అది. ఆ! ఆహాహా!